ఇప్పుడు చూస్తే మన జీవితంలో, సోషల్ మీడియా అనేది ఒక పార్ట్ అయిపోయిందండి. సో, సోషల్ మీడియాలో వినోదపు రుచి చాలా రకాలుగా ఉంటూ ఉంటున్నాయి. వినోదం అనేది మీ రుచిని ఎలా ప్రభావితం చేస్తూ ఉంటుంది? మీరు చూస్తూ ఉంటారా ఈ సోషల్ మీడియాని?
అవును. అవును. అవునండి. కొ అంటే ఖచ్చితంగా. ఆహ్, సోషల్ మీడియా అనేది అంటే, అదొక భాగం అయిపోయింది నా రౌటీన్‌లో. అది లేకపోతే ఏదో తగ్గిపోయింది, ఒక వెలితి ఏదో వచ్చినట్టుగా అయిపోయింది. ఈరోజు ఏదో తక్కువ చేసావురా, అంటే ఆహ్, ఒకరోజు సోషల్ మీడియా అనేది కొంచెం దూరం పెట్టామనుకోండి. నైట్ నిద్రపోయే ముందు ఏదో తక్కువైంది, ఏదో తక్కువ అయింది అని చెప్పేసి అనుకుంటే, సోషల్ మీడియా అంటే, ఇవాళ ఇన్‌స్టా‌గ్రామ్ ఓపెన్ చేయలేదు. అని చెప్పేసి వెంటనే ఎంతా నిద్ర వస్తున్నా గూడా ఒక గంట అయినా రీల్స్ చూద్దాం అని చెప్పేసి, ఆహ్, ఆ రీల్స్ అన్ని చూసేసి పడుకుంటాను. ఎన్ని ఆహ్, నిద్ కళ్ళు మొత్తం మంటలు వచ్చేవరకు. ఆహ్, అలా అయిపోయింది అనమాట.
హుహు. నిజమే. ఓకే. <laughs> ఆ! ఓహో! నిజంగానే కళ్ళల్లో నీళ్ళు వస్తూ ఉంటే, కళ్ళు ఇట్లా అనుకోని చూస్తూనే ఉంటారు ఫోన్‍ని చాలామంది.
అదే కదా! అంటే, ఏంటంటే చదువుకోవడానికి కూడా చాలా కష్టపడిపోతం. చదువు హ్మ్. ఎప్పుడైనా బుక్ తీయగానే వెంటనే 10 నిమిషాల్లో నిద్రొచ్చేస్తది. అంటే మళ్ళీ వెళ్ళి మొహం కడుక్కొని వచ్చి చదువుకోవడం అట్లాంటివి ఏం చేయం కాని, ఈ సోషల్ మీడియాలో రీల్స్ చూసేటప్పుడు మాత్రం ఎంత కష్టమైన కళ్ళు మండిపోతా ఉంటే, కళ్ళు ని అంటే నిద్ర కావా నిద్ర వస్తా ఉంటాది ఒక పక్కన. అయినా కూడా లేదు చూసేయాలి, లేకపోతే రేపు ఎగ్జామ్‌లో సరిగ్గా రాయలేము అన్నట్టుగా ముందైతే కంప్లీట్ చేసి, వెళ్ళిపోవాలన్న
అవును. <laughs> వాస్తు అవును. నిజమేనండి. ఎట్లంటే వామ్మో! ఇవాళ వచ్చిన రీలు రేపు రాదేమో, ఇవ్వాళే చూసేయాలి అన్నట్టు ఉంది యవ్వారం.
ఆ! ముందు చూసేయాలి. దానికి లైక్ కొట్టేయాలి. లేకపోతే ఫ్రెండ్స్ పంపించేయాలి. వాటి కింద కామెంట్ పెట్టాలి. ఇది ఆహ్, ఏంటో అది ఆహ్, మాండేటరీ థింగ్‌లాగా అయిపోయింది జీవితంలో. అయితే అది అహ్, ఒకప్పుడు వినోదం కో వినోదం కోసం ఏం చేసేవాడిని అంటే ఈ సోషల్ ఈ రీల్స్ మనకి ఎప్పుడు స్టార్ట్ అయింది? కోవిడ్‌లో కరోనా ఆ! కరోనా అప్పుడు. దానికి ముందు టిక్ టాక్ ఉండేది. టిక్ టాక్ ఎక్కువ వాడేవాడిని ఏం గాదు. మా ఫ్రెండ్ వాడుతుంటే వాడి దగ్గర చూస్తా ఉండేవాడిని. నేను టిక్ టాక్ ఎందుకులే అని జెప్పేసి, నేను ఆహ్, ఎక్కువ ఆహ్, పబ్జీ ఆడుకునేవాడిని అంతే. ఇవి టిక్ టాక్ అంత యూజ్ చేసేవాడిని గాదు. టిక్ టాక్ ఎప్పుడొచ్చింది? 2019 లో వచ్చింది. నాకు గుర్తు, బాగా గుర్తునమాట, నా కాలేజ్ టైమ్‌లో అది. అయితే అంతకు ముందు వినోదం కోసం చేసే పనులు ఏంటంటే, ఆహ్, నేను ఆహ్, ఫ్రెండ్స్‌తో ఎక్కువ తిరగటం. లేకపోతే ఫ్రెండ్స్‌తో వచ్చేసిన తర్వాత ఆహ్, వాళ్ళతో సినిమాలకి, ఎక్కువ సినిమాలు చూసేవాడిని అండి. అప్పట్లో సినిమా పిచ్చి బాగా ఎక్కువ అనమాట నాకు. ఒక్కడినే ఆహ్, గూడా వెళ్లి సినిమాలు చూసిన రోజులు గూడా ఉన్నాయి. ఎవరు రాకపోతే అహ్, అంటే సినిమాలంటే, నాకు వినోదం అంటే ఇంకా అదే. అంత ఇష్టం. ఇంకా నాకు బాధ అయినా, సంతోషం అయినా, ముందు సినిమాలు చూడాలి, తర్వాత మంచిగా నిద్రపోవాలి. ఈ 2 మాత్రం నాకు పక్కా రోజులో. ఇంకా అన్నం
అమ్మో! అవునండి. నిజమే, నిజమే. కోవిడ్. హ్మ్. హ్మ్. హుహు. ఓకే. ఓకే. ఆ! హుహు. హ్మ్. ఓహో! హుహు. హుహు. అంత ఇష్టం. హ్మ్. ఓకే. మీరు అంటే కొన్ని, కొంతమంది ఇలా అనుకుంటుంటారు. నీకు ఇష్టమైన హీరో వస్తే బ్యాచ్‌ని మొత్తాన్ని నువ్వే సినిమాకి తీసుకువెళ్ళాలి. ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా మీకు? ఓకే.
ఆహ్, ఉన్నాయి. ఉన్నాయి. ప ప్రభాస్ ఫ్యాన్ అనమాట నేను. ఆ సినిమాకి నేను ఆ సినిమాకి మనకి ఇంక బిల్లు ఏసేస్తారు. ఏంటి రేపు మీ వోడి సినిమా వస్తుంది. సినిమాకి తీసుకెళ్తావా? లేదా? అని జెప్పేసి. వాళ్ళు చెప్పకముందే ము ము మనం 2 వారం ముందు నుంచే ఆహ్, డబ్బులు అన్నీ పోగేసుకోవటం. కాలేజ్ టైమ్‌లో మన దగ్గర డబ్బులు ఆహ్, అంత ఉండేవి కాదు గదా! పాకెట్ మనీయే పోగేసుకొని, పోగేసుకొని సినిమాకి తీసుకెళ్ళేవాళ్ళం. అలాగా నేను నెల రోజుల పాటు నుంచి ఏం ఖర్చులు ఏమి చేసుకోకుండా, వీళ్ళకోసం ఒక ఐదుగుర్ని గాని, ఆరుగురిని గాని తీసుకెళ్ళేవాడిని నేను నాతో పాటు.
ఓహో! <laughs> అదే గదా! ఉండవు. అవును. ఆహా! ఆ! హ్మ్. పెద్ద బడ్జెట్టే. <laughs>
ఆ! తప్పదు ఇంకా. ఏంటంటే నాకు ఇష్టం ఇంక. నేను ప్రతి సినిమాకి ఏంటంటే ఎవరు వచ్చినా రాకపోయినా, నేను ఒక్కడినే ఎలాగూ వెళ్ళిపోతాను గదా! ఈ సినిమాకి మాత్రం అందరం కలిసి చూడాలి. అది హిట్ అయినా ఫ్లాప్ అయినా మా వోడి సినిమా నేను చూపించాలి. చు వాళ్ళు ఎట్లాగో వాళ్ళు చూస్తారు ఫస్ట్ రోజు. కానీ వాళ్ళు ఏంటంటే నేను ఫ్యాన్ కాబట్టి ఆహ్, మొత్తం బడ్జెట్ నా మీద వేసేస్తారు. వీడు తీసుకెళ్తాడులే అని చెప్పేసి ధైర్యంతో. నేను టికెట్లు ఫస్ట్ రోజు, ఫస్ట్ షో నేను ఎట్లా అయినా టికెట్లు తీస్తాను, తీసుకెళ్ళిపోతాను, ఫుల్‌గా ఎంజాయ్ జేస్తాం, వచ్చేస్తాం. అట్లాగా ఆ రోజు అయిపోద్ది. అంత సినిమా పిచ్చి అనమాట, మనకి అప్పుడు. తర్వాత ఎప్పుడైతే ఈ సోషల్ మీడియాలో ఈ రీల్స్, టిక్ టాక్ స్టార్ట్ అయిందో అప్పుడు మొదలు, ఇంకా అప్పటి నుంచి. ఇంకా ఏంటంటే
<gasps> అవును. హ్మ్. చూడాలి. మీదే ఉంటుంది. హ్మ్. ఓకే. ఆహా! నిజంగా. కొంతమంది వీటి మీద యుద్ధమే చేస్తూ ఉంటారండి.
యుద్ధంలో ఆహ్, దాంట్లో ఒక ఎ నేను గూడా ఒక సోల్జర్‌నే అన్నమాట, ఆ యుద్ధంలో చెప్పాలంటే. ఆహ్, రో స్క్రీన్ టైమ్ కొన్ని కొన్ని సార్లు 16 గంటలు నా హైయెస్ట్. అది కూడా ఓన్లీ ఇంస్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ చూసి 16 గంటలు అంటే ఆహ్, 8 గంటలు నిద్రపోయాను. 16 గంటలు ఈ రీల్స్ చూసాను.
ఓహో! ఓకే. 16 గంటలు స్క్రీన్ టైమా అండి? 24 వామ్మో! అసలు అది ఎట్ల పాజిబుల్ అయిందండి 24 గంటలు, 16 గంటలు స్క్రీన్ టైమ్ అంటే, అసలు మామూలు విషయం గాద్దెలుసా!
అసలు ఆ రోజు, ఈ రూమ్ నుంచి బయటకి రాలేదండి నేను. రూమ్ నుంచి బయటికి రాకుండా, ఎందుకో నాకు మూడ్ బాలేదు. అప్పుడు బయటకి గూడా ఫో ఫ్రెండ్స్‌తో ఫోన్ జేసినా గూడా బయటికి ఎళ్ళాలనిపించలేదు. అంతే రూమ్‌లో కూర్చొని అంటే, నా రూమ్ ఎంత బాగుండిద్ది అంటే, ఆహ్, నా రూమ్ గూడా నాకు చాలా ఇష్టం. దాంట్లో మంచిగా, ఆ రోజు డోర్ అవి డోర్ విండోస్ అన్నీ ఏసేసుకొని, బయట అగ్ అగ్ అంటే వాళ్ళు చెప్పేసాను నన్ను డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పేసి, డోర్ ఏసేసుకొని అలా కూర్చున్నాను. అంతే, మంచిగా ఏసీ ఏసేసుకొని, ఫ్యాన్ ఏసేసుకొని, లైట్‌గా చిన్నగా 3లో పెట్టుకొని ఫ్యాన్, ఏసీ ఒక 20 రే ఒక నైట్ 22లో పెట్టేసుకొని. లైట్స్ అన్నీ ఆపేసుకొని, ఓన్లీ ఫోన్ ముందు పెట్టుకున్నాను. ఫోన్ ముందు పెట్టుకొని, పక్కన ఒక ఛార్జర్ పెట్టుకున్న, వెంటనే ఛార్జింగ్ అయిపోగానే ఛార్జింగ్ పెట్టేయాలి గదా! అంత
హుహు. హుహు హ్మ్. ఓకె. ఓక్ ఓహో! హుహు. హ్మ్. ఓకె. అదే కదా! మళ్ళా లేదంటే, ఫోన్ ఏదో అయిపోతూ ఉంటుంది. ఏదేదో జరిగిపోతుంది. సోషల్ మీడియాలో మళ్ళీ. <chuckles>
ఆ! ఇది మిస్ అయిపోతాం. మనం మిస్ అయిపోకూడదు. అంటే ఏంటంటే క్లాస్ కన్నా, మన క్లాస్ కూడా ఎంత శ్రద్ధగా వినమనమాట. ఆ రీల్స్‌లో వాడు చెప్పేది కంటెంట్, ఏదో ఒకటి ఉండిద్ది. ఒకడు అదంటాడు, ఇది అంటాడు, ఏదో ఒకటి అట్లా 60 సె సెకండ్ రీల్ ఉండిద్ది. ప్రతీదీ చూడటం కాసేపు ఇన్స్టాగ్రామ్, కాసేపు యూట్యూబ్‌లో షార్ట్స్‌లో, రీల్స్ అట్లా. అటు, అటు తిరిగేస్తా, ఇటు తిరిగేస్తా, మొత్తం అయితే ఆరోజు 16 గంటలు. అంటే మొత్తం సోషల్ మీడియా అది. అదే అటు 2 2 పక్కల కవర్ చేసాను. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్. తీరా ఏమైనా నేర్చుకున్నాం అంటే, ఏం నేర్చుకోలేదు.
అవును. హ్మ్. హుహు. వామ్మో! సోష్ ఇది ఇన్స్టాగ్రాము. ఏముంటది నేర్చుకోవడానికందులో? ఏం ఉండదు. టైమ్ వేస్ట్ అంతే. మీ కళ్ళు బానే ఉన్నయ్యా అప్పటికీ మరి?
ఏవుండదు దాంట్లో ఏవుండిద్ది? డాన్స్‌లు పాటలు ఇవేగా ఉండిద్ది. అవేం నేర్చుకుంటాం మనం? అది. అది అలాగ్ అలా గడిసిపోయిందారోజు మొత్తం. ఇంక తర్వాత నుంచి కొంచెం తగ్గిచ్చెను. కొంచెం అంటే, ఆ 16 గంటల్లో, కొంచెం సగం అంట. సగం తగ్గిచ్చి, 8 గంటలూ చూసేవాడిననమాట.
ఆహా! నిజంగా, నాకిక్కడేవనిపిస్తుందంటే, ఈ సోషల్ మీడియా చూడడం కూడా ఒక జాబు లాగా అయిపోయింది. ఇన్ని గంటల నించి, ఇన్ని గంటలని.
అవును. అదే అనుకున్నా నేను. మా అమ్మ అదే, ఒకరోజు అదే అంది. "అరే! అది చూసేదేదో జాబుంటే చూడరా. నీకు, కొంచెం ఆహ్, దీంట్లో, మంచి జాబు, మంచి శాలరీ ఇస్తాడు, మంచి ప్యాకేజీ వచ్చుద్ది, రోజు మొత్తం దాంట్లోనే చూస్తా ఉంటావు గదా! అలాంటి జాబ్ ఏమన్నా ఉందా?" అని జెప్పేసి అనంగాల్నే, నేను గూడా, సరదాకి ఊరికే, ఈ లింక్డ్ ఇన్‌లో వీటికి ఈ వీటిల్లో వెళ్లి చూస్తన్నా. ఏమన్నా జాబ్ ఉందా ఇట్లా చూసేది? రివ్యూలు ఉండేది, అని చెప్పేసి, నేను చెక్ జేశా సరదాగా. అయితే హ్మ్, ప్ హ్మ్, మర్చిపోయా. దీని గురించి ఒక ఒక జాబ్ వచ్చింది. నాకు కాదు మా ఫెండ్‌కి. వాడిదేంటంటే, ఆహ్, కంటెంట్ మోడరేషన్ అనమాట వాడిది జాబ్. ఏద్ ఇన్ఫోసిస్‌లోనో దేంట్లోనో, కంటెంట్ మోడరేషన్ జాబ్ వచ్చింది. జ దాంట్లో వాడి జాబ్ ఏంటనుకున్నారు? రీల్స్ చూడాలి. రీల్స్, ఇట్లా ఇన్స్టాగ్రామ్‌లో రీల్స్ అన్నీ చూడాలి. దాంట్లో కంటెంట్ మోడరేషన్ అంటే ఆహ్, మనకి 18 ప్లస్ కంటెంట్ ఉంటది కదా! కొంచెం అడల్ట్ కంటెంట్, ఇట్లాంటి ఉంటయి కదా! అంటే అందరు చూడదగేని సీన్‌లు ఏవన్నా, ఏవన్నా ఉంటే, అవి ఫిల్టర్ జేసి, దాన్ని రిపోర్ట్ కొట్టాలి. అవి వాళ్ళ డేటాలో పంపించాలనమాట. అప్పుడు అలాంటి రీల్స్ నుంచి వాళ్ళు ఇన్స్టాగ్రామ్ నుంచి, అవి రిమూవ్ జేయటం ఇలాంటి చేస్తారు. వీడిదేంటంటే, జస్ట్ పని రీల్స్ చూడటం, స్క్రోల్ చేసుకుంటా. వాడికొచ్చే జీతం 30,000 దానికి.
<chuckles> అదే కదా! <chuckles> <chuckles> ఓకె, ఓకె. హుహు. ఓకె. హుహు. హుహు. హ్మ్. ఆ! అవును. హ్మ్, హ్మ్. ఓహో! నిజంగిట్లాంటియి ఉంటే ఇలాంటివి జాబ్‌లుంటే చాలా మందికి డబ్బులు గూడా వస్తయేవోనండి.
నెలకు 30,000 ఇస్తనారు, దానికి. వాడు జస్ట్ రీల్స్ చూసినందుకు.
అదే మరి.
అది కూడా ఎమ్‌ఎన్‌సి కంపెనీలో. తర్వాత నేను ఆహ్, మోడరేట్ అది కంటెంట్ మోడరేషన్ జాబ్స్ అని చెప్పేసి లింక్డిన్ లో చూసాను దానికి అప్లై చేయడానికి...
హ్మ్.
నేను చూసాను గాని అప్పుడు నాకు దొరకట్లేదు. వాడు మళ్ళీ ఆహ్, అది అది జాబు లాగా చేస్తాడండి దాన్ని. అది కూడా సిస్టమ్ ముందు కూర్చుని. వాడికి సీస్ ఆహ్, ఆళ్ళు కంపెనీ వాళ్ళే ఒక సిస్టమ్ ప్రొవైడ్ చేసారు, ఫుల్ వర్క్ ఫ్రామ్ హోమ్ లై వర్క్ ఫ్రామ్ హోమ్ లైఫ్ టైమ్, మళ్ళీ. సుఖమైన జాబు అసలు వాడు, జీవించేస్తునాడు. ఇదిరా లైఫ్ అంటే అనుకొంటు అనుకున్నాను నేనైతే.
ఆహా! హ్మ్, సూపర్ అసల. అంతే కదా, శుభ్రంగా ఎటూ ఎళ్ళే పని లేదు. ఇంట్లో కూర్చోవచ్చు, అది కూడా మనం చూసే సోషల్ మీడియాలోనే జాబు కాబట్టి ఇంకా అసలు ఇక రెచ్చిపోవచ్చు.
ఆదే కదా! మరి ఇంక అదే వాడికి నచ్చిన జాబే చేస్తన్నాడు. ఇంకా అలాంటి జాబు ఎవరికి దొరికినా వాళ్ళు ఇకే సుఖపడిపోవడమే, అది. కానీ సోషల్ మీడియా వల్ల ఉపయోగాలు కొన్ని ఉన్నాయి. అలాగే ఉపయోగాలున్నాయి, నష్టాలు 2 ఉంటాయిలే కానీ, మన నష్టాలున్నాయని తెలిసి కూడా మనం వాడటం అయితే ఆపం గదా. మనకి కావాల్సింది ముందు ఎంటర్టైన్మెంట్ ఈజీగా ఎంటర్టైన్మెంట్ ద చేతుల్లోనే ఉం దొరుకుతున్నప్పుడు ఇంకేం చేస్తాం.
అదే కదా. హ్మ్. అస్సలు. అవును. నిజంగానే. ఇప్పుడు ఇన్‌ప్లు‌యెన్సర్స్ ఉంటూ ఉంటారు. కొన్ని బ్రాండ్ ప్రమోషన్సు, కొన్ని రెస్టారెంట్లు, లేదు అంటే ఈ క్లాతింగ్ బ్రాండ్స్ ఇవి చేస్తూ ఉంటారు కదా! మీరు ఎప్పుడైనా ఇన్‌ప్లు‌యెన్స్ అయి తీసుకున్న ఏమన్నా ఉన్నాయా?
అవును. అవును. అవును. నేను తీసుకోలేదు గాదండీ, మా ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళు. వాళ్ళు ఏంటంటే ఇన్‌స్టాగ్రామ్‍లోనే కొంతమంది, ఇవి ఫస్ట్ కాపీ ఇవి ఉంటాయి కదా! క్లోత్స్ కాని వాచెస్ కాని ఇవి ఉంటాయి కదా! అవి ఆర్డర్ పెట్టారు. అవి ఆర్డర్ పెట్టి, దాని తర్వాత ఆర్డర్ పెట్టిన తర్వాత దానికండి మళ్ళీ క్యాష్ ఆన్ డెలివరీ ఉండదనమాట. ఓన్లీ ఆన్లైన్ ముందు ప్రీ పేమెంట్ చేయాలి. అలా చేసిన తర్వాత ఒకడికి వాడు క్రాక్స్ ఇది పెట్టాడు దాంట్లో. ఇది శాండిల్స్ పెడితే వాడికి ఏంటంటే, దాంట్లో జస్ట్ పేపర్లు పెట్టి డబ్బా వచ్చింది. 2,000 వాడికి, 2,000 అని చెప్పారు. ఆ 2,000 ఇంకా అంతే, వెళ్ళిపోయినాయి. ఇంక మళ్ళీ స్కామ్ తర్వాత కాల్స్ ఇంక రావనమాట. అయితే దాంట్లో ఈ మధ్య ఆహ్, ఏదో ఒక రీల్ ఫేమస్ అయిందనమాట. మనకి సౌత్ ఇండియా లార్జెస్ట్ రెస్టారెంట్ అని చెప్పేసి ఒకాయన వస్తారు. ఆహ్, ఆహ్, ద ఆయన చెప్తాడనమాట అది. ఆ రీల్ చూసి మా ఫ్రెండ్స్ ఇట్లనే తిందాం అని చెప్పేసి మా ఊరి దగ్గర నుంచి కారేసుకొని అక్కడి వరకు వెళ్ళారు. దగ్గర దగ్గర 3 గంటలు ప్రయాణం అది. ఎక్కడ గో ఆహ్, రాజమండ్రిలోనో ఎక్కడో, విజయవాడ నుంచి రాజమండ్రి వరకు వెళ్లారు. అక్కడికి వెళ్ళేసి తినేసి, మోసపోయి వచ్చారనమాట. "అరే ఏం లేదురా! వాడు చెప్పినంత ఏదో పెద్ద ఎలివేషన్ ఇచ్చాడు. ఫుడ్ బాగుండిద్ది, అది బాగుండిద్ది అని. అసలు మన ఇంటి దగ్గరదే బెస్ట్ అనవసరంగా వెళ్ళాం, పెట్రోల్ డబ్బులు దండగా. అక్కడికి వెళ్ళిన తర్వాత బిర్యానీ ఏమో నాలుగు ఆరు వందలు అన్నాడు. 600కి మనం ఇక్కడ ఆరుగురు తినొచ్చురా! అక్కడ ఒక్కొక్కరికి 600 అన్నాడు. తీరా చూస్తేనేమో అసలు టేస్ట్ లేదు, ఏమి లేదు చప్పకుందని చెప్పేసారు. నేను చెప్తానే ఉన్నాను కదరా, కింద కామెంట్‌లు చూసన్నా వెళ్ళాలి కదా! వాడు ఏదో ప్రమోట్ చేసుకోవడానికి వంద మాటలు చెప్తాడు. డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళు చేసే పనే అది. ఉన్నది లేనట్టు చెప్తారు. యాడ్లు చేసేవాళ్ళు. మీరు ఎందుకు" నేను ఆల్రెడీ దాని ముందే కనుక్కున్నాను. అక్కడ నాకు ఉన్న ఫ్రెండ్స్‌తో. అంతేమి ఉండదు అని చెప్పారు. నేను అందుకే సైలెంట్‌గా ఉన్నా. వీళ్ళకి ఆ మాట చెప్పినా కూడా నేనేదో అది అక్కడిదాకా రాలేక, కొంచెం మానుకుందాం, వీళ్ళని కూడా మానిపించేద్దాం అని చెప్పేసి, నేను అబద్ధాలు చెప్తున్నానేమో అనుకోని, వీళ్ళు నన్ను నమ్మకుండా, వీళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారు, అక్కడ మోసపోయారు. వచ్చేసారు డబ్బులు మొత్తం వేస్ట్ చేసుకున్నారు.
హుహు. హ్మ్. అవును. హ్మ్. ఓకే. హ్మ్. సో, అసలు ఇక అయి రావు వెనక్కి. ఆ! అవును. అవును. హుహు. హ్మ్. ఓహో! అంత దూరం వెళ్లారు రీల్ చూసి. హ్మ్. హుహు. <laughs> ఆ! ఓకే. హుహు. అవును. హ్మ్. అవును. ఆ! హ్మ్. నిజంగా అండి. ఆ! అదే! అదే! నిజంగానే ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి. కొంతమంది చెప్పినా గాని వినరు. సో అలాంటి వాళ్ళని ఒక్స్ ఒకసారి ఎక్స్పీరియన్స్ చేస్తే గాని, రెండోసారి చేయకుండా ఉంటారు.
అస్సలు వినరండి. తెలిసొచ్చింది. తర్వాత నుంచి, ఇంక అప్పటినుంచి మాట వింటున్నారు. ఇంక నా మాటే.
హ్మ్. ఈ సోషల్ మీడియా అనేది మన తెలుగు సంస్కృతి మీద ప్రభావం చూపుతుంది అంటారా?
హ్మ్, ఖచ్చితంగా చూప్ ఏంటంటే తెలుగు సంస్కృతి అనే కాదు, అసలు మొత్తంగా మన భారతదేశ సంస్కృతే మారిపోయింది. ఈ వెస్టర్న్ కల్చర్ అనేది ఉంది కదా, అదైతే ఖచ్చితంగా ప్రభావితం అయితే చూపిస్తుందండి. ఇప్పుడు తెలుగు వాళ్ళని, మీరన్నట్టుగా తెలుగు వాళ్ళు ఏంటంటే ఈ రీల్స్‌లో గూడా, మన ఇప్పుడు ముంబైలో వాళ్ళు రీల్స్ కొంచెం అడ్వాన్స్‌గా చేస్తారు. ఆహ్, కొంచెం వివిధ రకాలుగా ఈ టెక్నాలజీ పరంగా కానీ, లేకపోతే ఆహ్, సాంప్రదాయం గూడా మన సాంప్రదాయం వేరు, ఆళ్ళ సాంప్రదాయం వేరు. వ ఇ ఆ! అలాగే ఇప్పుడు ఈ మధ్య చూస్తున్నాను నేను, ఇప్పుడు వాళ్ళు ఏంటంటే, హిందీ వాళ్ళు ఏంటంటే, కొంచెం ఎక్కువ ఈ బూతులు వాడటం అనేది, ఇదంతా కొంచెం కామన్‌గా ఉండుద్ది ఆ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్‌లో కూడా. మన వాళ్ళు గూడా అదెంటంటే, అదొక ఏంట్ ఆహ్, ఒక అది సరే, ఆహ్, కంటెంట్ కోసం వీళ్ళు ఎక్కువ వ్యూస్ రావడం కోసం, వీళ్ళు గూడా వాళ్ళని చూసి, సరే మనం కూడా ఈ ద్ బూతులు ఏమన్నా వాడితే కంటెంట్ ఆహ్, వచ్చిద్ది అని చెప్పేసి వీళ్ళు అలాగా ఈ వాడతా అంటే, ముందు తెలుగు మర్చిపోయి, దానికి ఏంటంటే, తెలుగు మాట్లాడుతుంటే కూడా దాంట్లో బూతులు వెతుక్కోవాల్సి వచ్చేస్తుంది. ఏంటంటే అన్నీ డబుల్ మీనింగ్ అయిపోతున్నయ్ ఏమన్నా మాట్లాడాలంటే, ఆ రకంగా అయిపోయింది సోషల్ మీడియా వల్ల.
హుహు. ఓహో! హ్మ్. ఓకె. హ్మ్. హుహు. హ్మ్. అవును. అవును, నిజమే అండి. హ్మ్, హ్మ్. అవును. హ్మ్. <giggles> హ్మ్, నిజమే. అవునండి. అవును. నిజంగానే మనం కొన్ని, కొన్ని ఇప్ ఇదివరకు రోజుల్లో, అంటే కొంచెం పర్లేదు గానీ, అంత అడ్వాన్స్డ్ లేదు కానీ, ఇప్పుడిప్పుడు చాలా అడ్వాన్స్ అయిపోయి, అసలు మనం కూడా చూడలేని పరిస్థితి కూడా వస్తుంది సోషల్ మీడియాని.
అవును. ఖచ్చితంగా. కొన్ని అయితే ఏంటంటే, రిపోర్టు కొట్టేయాల్సి వస్తుంది. అట్లాంటి అసభ్యకరమైన వీడియోలు.
హ్మ్. అవును. కొన్ని నాట్ ఇంట్రెస్టెడు, మనకి నాట్ ఇంట్రెస్టెడ్ కొడితే, మళ్ళీ మనకి రావు కదా!
అవును. నేను చాలా గొట్టాను. నేను లైక్‌లు కొట్టిన వాట్ల కంటే, ఈ నాట్ ఇంట్రెస్టెడ్ కొట్టిన రీల్సే, నాది లిస్ట్ చాలా పెద్దది ఉండిద్ది.
హ్మ్. <chuckles> అదే. ఇంకొకటండి పాపం. ఈ ఈవెన్ మన ఇంట్లో మన ప పెద్దవాళ్ళు అమ్మ నాన్న ఉన్నా గాని, వాళ్ళ పక్కన కూర్చొని గూడా, మనం ఈ రీల్స్ చూడలేని పరిస్థితి గూడా వచ్చిందండి.
అవును. అవును. అవును చూడలేం. అంటే వాళ్ళు వెంటనే చూసినప్పుడు ఏమన్నా అంటే, మనకి కొంచెం సిగ్గుగా అనిపించిద్ది. వాళ్ళ పక్కన కూర్చొని, ఇలాంటి రీల్స్ వచ్చినపుడు. అంటే, మనమే ఆ రీల్స్ పెట్టుకోం. స్వైప్ చేయంగాల్నే, పైకి అనంగాల్నే, వాళ్ళ ఆదేమో రీల్ వచ్చిద్ది. వాళ్ళ ముందు చూడడానికి, కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. పక్కకి వెళ్ళలేము.
హ్మ్. అవునవును. ఇబ్బందికరంగా ఉంటుంది. వాళ్ళకి మన మీద ఉన్న, అభిప్రాయం గూడా మారిపోయే
అభిప్రాయం గూడా మారిపోద్ది. ఖచ్చితంగా మారిపోద్ది. ఎందుకంటే, మా ఇంట్లోనే అది అంటే, అ అప్పుడప్పుడు వాళ్ళ మొహంలో చూసినప్పుడు. ఫేస్ ఎక్స్ప్రెషన్ చూస్తే అర్థమైద్ది గదా. అప్పుడు వెంటనే కొంచెం మొహం అయే అంటే, కొంచెం దించుకోవాల్సి వచ్చిన, పరిస్థితి గూడా వచ్చిందనమాట ఒకసారి. ఏదో మా ఫ్రెండ్ ఏదో రీల్ పెట్టాడు అని చెప్పి ఓపెన్ జేసి చూసా. దాంట్లో చూడంగాల్నే, లాస్ట్‌లో ఆహ్, ఇది ఏదో, ఒక మాట అంటాడు. బూతు మాట. అది వినంగాన్లే, "ఏంట్రా అది?" అది అని చెప్పేసి ఒక మాట అనగా, "రీల్ నాన్న. నేనే దాంట్లో వచ్చింది నన్నేం చేయమంటావు!" అని చెప్పేసి అనంగాన్లే. కొంచెం నన్ను "ఎందుకు అలాంటివి చూస్తావు?" అని చెప్పేసి, కొంచెం అలా మాట అన్నారు. ఇంక తర్వాత నుంచి
హ్మ్. హ్మ్. <chuckles> అవునండి. అవును. హ్మ్. హ్మ్. ఎందుకంటే, మనం స్క్రోల్ చేస్తున్న కొద్దిగా, వస్తూ ఉంటాయి మనకి నచ్చిరావు అవి. పాపం ఆ విషయం గూడా, వీళ్ళకి తెలీదు. అవును.
అవును. అవును. వాళ్ళకి తెలీదు గదా! వాళ్ళకి ఆ విషయం తెలియదు కాబట్టి, తప్పు మనదే అనుకుంటాం. మనమేదో చూస్తున్నాం పెట్టుకొని అనుకుంటారు వాళ్ళు.
అవునవును. అవునండి. ఈ సోషల్ మీడియా వినోదం, ప్రభావం ఎలా చూపుతుంది జనాల మీద, యువతరం మీద అన్న విషయాన్ని, చాలా చక్కగా వివరించారండి. మీతో మాట్లాడం చాలా ఆనందంగా అనిపించింది. ధన్యవాదములండి.
అలాగా. నాక్కూడ, నాక్కూడా అండి. ధన్యవాదాలండి.